నాకు సాధారణంగుండే షాపింగ్ మాల్సే ఇష్టమండి. ఎందుకంటే కొంచెం నేను బడ్జెట్ టైప్ అనమాట. <smacks lips> ఎక్కడైనా సరే కొంచెం ఆఫర్ గనిపించిందంటే ఆఫర్ సైడ్ యెళ్ళేసి తీసుకుంటాను నేను. ఏముందండి నాకు నేను సింపుల్‌గా ఉంటాను గాబట్టి సింపుల్ టాప్స్ చూస్ చేసుకుంటా. అవి గూడా కొంచెం గ్రాండ్‌గా కావాలంటే గనుక ఏమన్నా కొంచెం ట్రెండ్స్ మనకి ఉంటాయి గదా! ట్రెండ్స్, జూడియో. ఆ! ట్రెండ్సను మ్యాక్స్. ఈ రెండిట్లోకెళ్ళైతే తీసుకుంటా నేను కుర్తా సెట్స్ ఎక్కువ.
హుహు. ఓకే. హ్మ్. అవును. మ్ మీరు షాపింగ్‌కి మీరొక్కరే యెళ్తుంటారా లేదా పక్కనెవరైనా ఫ్రెండ్స్ అలా తీసుకొని, ఎందుకంటే కొంతమంది తీసుకెళ్తుంటారు గదా!
లేదు. లేదు. ఆ! నాకొక దెయ్యముందిలేండి. నా ఆ! నాకొక దెయ్యముంది మా చెల్లి కంపల్సరీ నా యెనక తోకలాగొచ్చిద్దనమాట. నేనెక్కడికెళ్ళినా. అంటే నేనెక్కడా, నేనెక్కడ కొత్త కొత్త రకాల టాప్స్ తీసుకుంటానేమోనని తన భయమనమాట.
ఓకే. ఓకే. <chuckles> ఆ! అంటే మీ ఇంట్లోనే కొంచెం జలస్ ఫీల్‌ లాగా ఉంటుందనమాట.
జలస్ ఫీల్ కాదు గానండీ! అంటే నేను తీసుకున్న ప్రతి డ్రెస్ తనే ముందే వేసుకో ముందే వేసుకునిద్ది, తనే ముందేసుకునిద్ది.
ఆ! ఓకే. ఓకే.
నేను దీసుకున్న ప్రతి డ్రెస్ తనే ముందేసుకొని ఆ తర్వాత నాకిచ్చిద్దనమాట.
అంటే <chuckles> ముందు ట్రయల్సేసి మీకిస్తారనమాట. <chuckles>
ఆ! అన్ని ముందు తనేసుకున్నాక ఓ తనకు నచ్చిందనుకోండి పర్టిక్యులర్‌గా టాప్ ఇది నేనుంచేసుకుంటా నువ్వు వేరేది తీసుకో అని చెప్పేసిద్ది.
హ్మ్. అంటే తన కోసం మీరు సెలెక్ట్ చేసి తీసుకొస్తారనమాట ఫైనల్‌గా. <laughs>
అలా ఉండిద్ది. అంతే. అంతే. చెల్లి గదండీ! తప్పదనమాట కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లో వదిలేసుకోవాలి.
నిజంగా. నిజంగా మీరు ఆ! అంటే నిజంగా ఫిట్‌నెస్ గురించి గానివ్వండి, ఫ్యాషన్ గురించి గానివ్వండి అంటే ఫిట్‌నెస్ ఉంటేనే ఖచ్చితంగా మనకొక ఫ్యాషన్ అనేది గూడా చాలా బాగుంటుంది చూడ్డానికి. అండ్ దీని ద దీని మీద మీ అభిరుచు అభిరుచులు అభిప్రాయాల గురించి చాలా చక్కగా వివరించారు. వీలైతే మనం మళ్ళీ మాట్లాడదాం. ధన్యవాదాలు.
హ్మ్. అవును. అవును.

అవునవును. మీరు ఫిట్నెస్ గురించి చాలా బాగా జెప్పారు. అంటే మీకు మంచి ఒక ఐడియా ఉంది. అలానే మరి ఇప్పుడు మీ అంటే మ్యారేజ్ బిఫోర్ గానివ్వండి, మ్యారేజ్ తర్వాత కానీ మీ ఫ్యాషన్ స్టైల్‌లో ఎటువంటి మార్పులు అంటే మేజర్‌గా చూసారు? అంటే మీకసలు ఎలా ఇష్టం ఉండేది? ఎలా మారారు?
ఆ! హ్మ్. నాకు <smacks lips> అంటే నాకేక్కువంటే నాకు కుర్తా సెట్స్ ఎసుకొని, చక్కగా చున్నీ ఎసుకోవడమంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఆ! అంటే నాకు మోడర్న్‌గా ఉండడం అంటే నాకంత పెద్దగా ఇంట్రెస్ట్ కాదన్నమాట, ఆహ్ ఏదున్నా సరే చున్నీ అయితే డెఫినైట్‌లీగా ఉన్ డెఫినిట్‌గా ఉండాలి. ఎందుకంటే మా మదర్ కొట్టేస్తదండి. <smacks lips> ఏం లేదు చీపిరి గట్ట, చీపిరి కట్ట ఆ! చీపిరి కట్ట పట్టుకొని ఉరికిచ్చిద్ది. చీపిరి కట్ట పట్టుకొని ఉరికిచిద్ది. "చున్నీ ఎస్తావా లేదా? లేదంటే ఇంట్లోనే గూర్చో" అని.
ఓహ్! ఓకే. హ్మ్. హ్మ్. అంటే ఇన్ ఇంట్లో మనకి ఖచ్చితంగా ఆహ్, ఉన్ ఉంటాయన్నమాట. హ్మ్. <laughs> ఓకే. <chuckles>
నిజంగా. హ్మ్. అంటే అలా ఉండిద్ది అన్నమాట. నేను ఒకవేళ మోడర్న్ డ్రెసెస్, వెస్టర్న్ వేర్ వేసినా సరే దాని మీద చున్నీ ఎయమనిద్ది. సో, దానివల్లేంటంటే వాటి మీద చున్నీ ఎస్తే బాగోదు. ఆబ్వియస్‌లీ, సో, దానివల్లేంటంటే ఇంక ఎందుకు తీసుకోవడం? కొంచెం మోడర్న్‌గుండే టాప్సే దీసుకొని, చున్నీ తీసుకుంటే లేదా స్కార్ఫ్ ఎసుకుంటే పోయిద్ది గదా! అని జెప్పి నేనైతే ఇవి కొంచెం ప్రిఫర్ చేయను. హ్మ్. ఇంకా ఇవే నాకు కొంచెం సా నాకిట్లా <smacks lips> కొంచెం సాంప్రదాయంగా ఉండడమే ఇష్టమండి. అట్లా మోడర్న్ టైప్ అయితే కాదు నేను. చాలా సింపుల్‌గా
ఓకే. హ్మ్. అవును. మీరు అడ్జస్ట్ అవుతుండేవారన్నమాట. హ్మ్. ఓకే. సాంప్రదాయంగాల మరి అంటే గ్రాండ్‌గా ఉండేవారా? ఏదైనా మంచి ఫంక్షన్స్ అలాంటివి వెళ్ళినప్పుడు అక్కడెమ అక్కడ గూడా ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? <giggles>
అస్సలే లేదు. లేదు. జస్ట్ ఒక చుడిదార్ ఎసుకోవడం, చిన్న స్టిక్కర్ బెట్టుకోవడం, మెడలో ఒక చైన్ వేసుకోవడం, వాచ్ అంతే. ఫేస్‌కి, కనీసం ఫేస్‌కి నేను జస్ట్ క్రీమ్ గూడా రాయను. క్రీమ్ గూడా రాయను నేనైతే. చాలా సింపుల్‌గా ఉంటా నేను. అంటే మీరు అనుకోవచ్చు నిజంగానే లేడీస్ లిప్స్టికెస్తారు, మేకప్ ఎసుకుంటారు మీరేంటి ఇంత సింపుల్‌గా ఉన్నారు. అవును.
ఓకే. సింపుల్‌గా ఉంటారన్నమాట. సింపుల్‌. ఓహ్! ఓకే. ఓకే. అంటే చాలా వరకు గదా! అసలు. సో, మేకప్ లేకుండా బయటకి ఒస్తారా అండి? రారు గదా! <chuckles>
అవును. అవును. కానీ నాకట్లా అలవాటు లేదన్నమాట. అంటే మా మదర్ నన్ను అలా పెంచారు, "ఏదున్నా సరే ఆ నేచురల్‌గా మన దేవుడు ఏ ఫేస్ అయితే ఇచ్చాడో ఆ ఫేస్ తోనే రన్ అవ్వాలి గానీ ఇష్టం ఒచ్చినట్టు చేయొద్దని" చెప్పిద్ది మా అమ్మ. అసలు వెయ్యనీయదండి, ఇష్టం ఉండదు.
అవును. ఆ మరి మీకు అంటే ఈ ఫ్యాషన్ అంటే మీకు నచ్చిన సాధారణంగా సింప్లిసిటీగా తీసుకోవడానికి అసలంటే బడ్జెట్ పరంగా మీరెలా కేటాయించేవారు? అంటే దానికి ఎంత స్పెండ్ జేయాలి? ఎంత జూడాలి అసలు? వే ఎక్కడ మిరెక్కువగా ఆన్లైన్‌లోనా, ఆఫ్లైన్‌లోనా షాపింగ్‌కెళ్ళడం ఇలా జేసేవారు?